ఆ! హ్మ్. <swallows> చాలా మంచిగా అడిగారండి. ఇది చాలా ఒకా ఆహ్, డీప్ అర్ద్ డీపుగా అర్థం చేసుకునే ఒకా హ్మ్, ఆహ్, యాస్పెక్టనుకుంటన్నా నేను. జీవితంలో లోతుగా అర్థం చేసుకోవాల్సిన అంటే, ఒక బంధం, బంధానికి సంబంధించింది. అంటే, ఒక పర్సను మన దగ్గరికి ఒచ్చీ ఆహ్, హ్మ్, ఆహ్, ఇదేంటి వాళ్ళ బాధని చెప్పుకుంటున్నారు అంటే, ఆహ్
చాలా లో లో లోతుగా అర్థం చేసుకోవాల్సినా వీ విష్ విషయం. అవునండి. అ అంటే, మన మీద నమ్మకము అది ఇది లేకపోతే అవునండి.
అసలు రారు కదా! <smacks lips> వ ఒక పర్సను మన దగ్గర వాళ్ళ వర్నలబుల్ స్టేట్ <smacks lips> వాళ్ళ యొక్క వీక్ స్టేట్ చూపిస్తున్నారు అంటే
సో, అంటే, ఇప్పుడూ మన దగ్గరికి ఒకళ్ళు ఒస్తున్నారంటే, దానికి కారణాలు ఏమేమి అయుండొచ్చండి?
సీ ఆహ్, ఆ! బా సీ అదే చెప్తున్నా. ఒక వల్నలబుల్ అండ్ వీక్ స్టేట్ చూపిచ్చటానికొస్తుంటే వేరు. స్ట్రాంగ్ స్టేట్ చూపిచ్చటానికొచ్చినప్పుడు వేరు. స్ట్రాంగ్ స్టేట్‌కి ఉద్దేశాలు వేరుంటాయి, బట్ వర్నలబుల్ వీక్ వీక్ స్పాటు అన్
బాధని చెప్పుకోవటానికి. ఓకే. ఓకే. ఓకే. అంటే మళ్ళ ఇందులో 2 కేటగరీలున్నాయనమాట. ఒక్ ఈ ఒకా దృఢమైన వ్యక్తిత్వం చూపించేవాళ్ళూ ఉంటారు. కొ వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలు చూపించేవాళ్ళుంటారు. ఈ రెండు రకాలుగా ఉంటారనమాట. వా రెండు రకాలకీ రెండు సప్పూ వేరు వేరు విధానాలుంటాయి.
హ్మ్. ఉంటారు. ఆ! ఇప్ ఆ! ఉద్దేశాలు. ఆ! వేరు వేరుద్దేశాలుంటాయి. ఇప్పుడు బలం, బలం చూపిచ్చే వాళ్ళకేంటంటే, వాళ్ళ యొక్క బలం చూపిచ్చాలి ఎదుటి వాళ్ళు. ఎదుటి వాళ్ళు ఆహ్, అంత ఎమోషన్‌గా కనెక్టవ్వినా, అవ్వకపోయినా వాళ్ళ బలం చూపిచ్చేస్తారు. ఎందుకంటే, సైకలాజికల్‌గా హ్యూమనట్లనే ఉంటారు. ఓకే? కానీ
ఓకే. ఓకే. ఈ బలం చూపించేవాళ్ళేంటంటే, అవతలి వాళ్ళ పట్ల పెద్దగా బంధం లేకపోయినా కూడా చూపిస్తారు. ఓకే. ఓకే.
హ్మ్, చూపిస్తారు. ఓకే? స్ట్రేంజర్‌కి కూడా చూపిస్తారు, కాన్ఫిడెంటున్నట్టు. సో, ఇప్
ఓకే. ఓకే. బలం చూపించడానికి పెద్దయ్యాక ఎవరి దగ్గర చూపించినా ప్రాబ్లమ్ లేదు కాబట్టీ, అది ఎవరి దగ్గరైనా చూపించుకుంటారు, బలం చూపించేటప్పుడు. ఓకే.
చూపిచొచ్చు. హ్మ్. హ్మ్. అండ్ బలంగా ఉన్న వాడికీ జనరల్‌గా ఆహ్, హ్మ్, ఒకా గైడెన్సో ఆహ్, వ్ ఒకా హ్మ్, ఇ ఎ ఏదో ఒక లెసను అవసరవుండదు.
ఓకే.

అంటే రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళతోనేనా ఎవరు ఎవరి వల్ల అయితే బాధ కలిగిందో వాళ్ళు వాళ్ళ వాళ్ళకే.
రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళకి ఒకళ్ళు అవునండి. ఎవరు ఎవరి వల్ల బాధ కలిగిందో, వాళ్ళకే ఆ బాధను అర్థమయ్యేటట్టు చెప్పాలనుకోండి. థర్డ్ పర్సన్‌కి కాకుండా.
హ్మ్. ఓకే. సో, ఇప్పుడు ఎవరి వల్ల అయితే బాధ కలిగింది ఇక్కడ 2 మళ్ళా 2 కోణాలు చూడాలి. ఒకటి ఆ బాధ మిమ్మల్ని పెట్టారు అంటే ఆహ్, వాళ్ళ వల్ల బాధ కలిగింది అంటే నీ నీ స్వతహాగా నువ్వు చేసింది తప్ప లేకపోతే వాళ్ళు నిన్ను నిజంగానే బాధ పెట్టారా? ఫస్ట్ అనలైజ్ చేయాలి. వాళ్ళు
ఓకే. ఓకే. ఓకేనండి. కొన్ని సార్లు మన తప్పులు కూడా అవతల వాళ్ళలాగా అనిపిస్తూ ఉంటాయి. సో, అందువల్ల ఓకే. ఓకే.
అనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు ఒకటి చే ఒ ఒకటింత చేస్తే మనం పరింతలు బాధపడతాం. ఓకే. అ సో, అట్లా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ పర్సన్ వల్లనే మనం బాధపడ్డాం అనుకోండి. అది ఫస్ట్ టైమా, సెకండ్ టైమా, ఒక ప్యాట్రన్ ఉందా? వాళ్ళు మనల్ని బాధపెట్టే విధానంలో ఒక ప్యాట్రన్ ఉందా?
ఓకే. ఓకే. అవునండీ. ఓకేనండి. ఆ! సో, ఈ బ్ భ అంటే ఫస్ట్ టైమ్ అట్లా బాధ పెట్టినా కూడా, ఆ బాదేంటంటే ఒక ప్యాట్రన్ అందులో ఏదైనా ప్యాట్రన్ ఉందా? లేకపోతే ఎన్నిసార్లు ఇట్లా కంటిన్యూయస్‌గా చేస్తున్నారు? ఇవన్నీ కూడా గమనించాలి. ఓకే. ఓకే.
హ్మ్. ఓకే. సో, ప్యాట్రన్ ఉన్న మనిషి అయితే మనమెల్లి వాళ్ళకి బాధ చెప్పిన ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్యాట్రన్ చూజ్ చేసుకున్నారు. వాళ్ళకి తెలిసే బాధ పెడుతున్నారు.
ఓకే. ఓహ్! ఓకే. ఓకే. ఓకే. ఓకే. కావాలనే బాధపడుతున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ పెడుతున్నారు వాళ్ళు.
అది టాక్సిక్. వదిలేయాలి.